మన చిన్న ఉన్నప్పుడు నిద్రబోయే సమయంలో గానివ్వండి, లేకపోతే ఇలా ఖాళీ సమయంలో చాలామంది చాలా కథలు జెప్తారు. ఇలా ఎవ్వరు జెప్పకపోయినా గూడా, హ్మ్ మనమే ఏదో పుస్తకంలో గానివ్వండి, లేకపోతే కార్టూన్ రూపంలో గానివ్వండి. చూస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఇలా మీరు చిన్న ఉన్నప్పుడు విన్న కథల్ కథలు మీకు గుర్తున్నాయా ఇంకా?
అవును. ఆ! గుర్తున్నాయి కొన్నైతే గుర్తున్నాయి. కొన్ని షేర్ జేసుకుంటా. అయితేంటంటే, హ్మ్ చిన్నగున్నప్పుడనమాట. అంటే చాలా చిన్నప్పుడు 3, 4 క్లాజ థర్డ్ ఫోర్త్ క్లాస్‌లో ఉన్నప్పుడన్నమాట. సో ఆ థర్డ్ ఫోర్ అప్ ఆహ్, ఆ టైమన్నమాట. సో అప్పుడేంటంటే, ఒక ఇష్యూ అయిందన్నమాట. అందరిని భయపెట్టిన ఇష్యూ. అంటే ఊర్లు ఊర్లు గూడా దడుచుకున్న ఇష్యూ అన్నమాటది.
హ్మ్. థర్డ్, ఫోర్త్ క్లాసు. ఆ! ఓకే. అంటే స్ సమాజంలో జరిగిందా? లేకపోతే
హ్మ్. ఆ! సమాజంలో జరిగింది. నేను గూడా విన్నాను. నేను గూడా కొంచెం భయపడ్డానన్నమాట.
అవునా? అంటే ఏంటి ఈ కిడ్నాప్స్ లాంటియెమన్నా అయినయా?
హ్మ్. అయితే అప్పుడేమైందంటే, ఒక ఊరిలో ఒక మూఢ నమ్మకం అనమాట. ఏంటంటే, ఊర్లో దెయ్యాలు తిరుగుతున్నాయి. అని ఒక పుకారొచ్చిందన్నమాట. అంటే తెలుసు గదా! పుకారొస్తే ఇంగ ఒక్క ఒకొక్క గ్రామం నుంచి ఒక గ్రామానికి చాలా ఫాస్ట్‌గా పాకిపోతా ఉంటది. ఒక మంచి విషయమైతే అసలు తెలీదు.
హ్మ్. <chuckles> ఆ! ఆ! అవునవును. అంటే ఎవరి గ్రామంలో ఒచ్చాయని విన్నారు మీరు?
హ్మ్. అయితే ఎవరో ఎక్కడొ చూసారంట. మరి అది నిజమా అబద్దమో తెలీదు. అయితే ప్రతి స్త్రీ కూడా, ఒక స్త్రీ అంట రాత్రి ఒచ్చేసి అందరిని డిస్టర్బ్ చేస్తదంట. అంటే వాళ్ళని వేధించిటం అట్ల జేస్తుందంట. సో వాళ్ళేం జేశారైతే ఇంటి ముందు, 'ఓ స్త్రీ రేపు రా!' అని రాసుకోవడం స్టార్ట్ చేసారన్నమాట అందరూ.
హ్మ్. ఓకే. ఆహా! అంటే అలా జేస్తే అసలు అది చదివేసి రాదు అని జెప్పి.
ఓకే. ఆ! ఆ! దెయ్యం మన దెగ్గర రాదు. ఆహ్, ఎంత గాలి ఉందో, అది రాదు అని జెప్పి ప్రతి ఒక్కళ్ళ ఇంటి ముందు అనమాట. ఒ ఓ స్త్రీ రేపు రా! అని గోడ మీద ఖచ్చితంగా రాసుకునేవాళ్ళు ప ప్రతి పల్లెటూరిలో.
హ్మ్. <giggles> అవునా?
ఎంత ఎంత పాకిందంటే అది అందరూ అదే ఫార్ములాన్నమాట మళ్ళీ. అంటే అది రాసుకుంటే గనక ఆ! అన్ అంటే నేను ఏంటంటే అప్పుడు నేను టౌన్‍లో ఉన్నా. కానీ నాకు దీని గురించి అందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు...
ఆహా! అంటే మీ ఊర్లో గూడా రాసారా మళ్ళీ అట్లా ఓ శ్రీ రేపురాని? ఆహా! ఆ! అంటే మీకు భయమేసి మీ మీ ఇంటి బయట మీరు రాసినారా మళ్ళీ?
అని అన్ పిల్లలు హ్మ్. నేనేమి రాయలేదు. అంటే <chuckles> మాది టౌన్ గదా! సో మేమేంటంటే ఆ! అవును. అయితే టౌన్‍లోకి రాదు గదా! అది టౌన్‍లోకి రాదులే అని ఉండేవాళ్ళం. ఓన్లీ ఓన్ ఓన్లీ గ్రామాల వరకే ఇది పరిమితము అన్నట్టు ఉండేదన్నమాట. మళ్ళీ ఏంటంటే, రాత్రి మాకు ఓపెన్ ఓపెన్ ప్లేస్ ఉండేది గ్రౌండ్ లాంటిది. పెద్ద గ్రౌండ్ ఉండేది. హ్మ్. మా ఇంటి పక్కన కొంచెం దూరంలోనే ఉండేదన్నమాట. ఒక 100 మీటర్స్ పోగానే పెద్ద గ్రౌండ్. సో ఆ పెద్ద గ్రౌండ్‌లోకెళ్లి మధ్యలో గూర్చునేవాళ్ళం. మధ్యలో గూర్చొని అంటే గ్రౌండ్ మధ్యలో అనమాట. చీకట్లో అసలేం గనిపించదు.
<giggles> అదే ఎ అట్లా రాసుంటే ఇంట్లో ఏమంటుండే? <chuckles> ఓకే. హుహు. మీ ఇంటి ముందా? హ్మ్. అవునా? అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే కాంచన సినిమాలో వాళ్ళు ఉంటారు జూడండి.
హ్మ్. ఆ! పిల్లలా?
ఆహ్, ఆ పిల్లలు గాదు. ఆ హీరో ఇలా క్రికెట్ ఆడే సమయంలో గ్రౌండ్ మధ్యలో ఇలా వికెట్స్ పెట్టేటప్పుడు, అలాంటి ఆ! అలాంటి సంఘటనల్లాగా ఉన్నయి.
ఆ! ఓకే. హ్మ్. ఆ! ఆ! అవునవును. ఆ! పాత్తరు గదా! <chuckles> అవును. గానీ మాదేంటంటే, మాది అంతవరకు అంత ఎక్స్‌ట్రిమ్ ఏం జరగలేదు. కాకపోతే ప్రతిరోజు రాత్రి సమ్మర్‍లో అనమాట. సమ్మర్‍లో మనకి హాలిడేస్ ఉంటాయి గదా! ఆ హాలిడేస్‍లో గ్రౌండ్ మధ్యలో పోయి ఇంగ షేర్ చేసుకోవడం అనమాట ముచ్చట్లు. ఈ దెయ్యాల ముచ్చట్లు, ఇలాంటి కథలు అన్నీ చెప్పుకుంటే థ్రిల్లింగ్. అందరం గట్టిగా పట్టుకునే వాళ్ళం ఒకళ్ళు పక్కన ఒకళ్ళు. <chuckles>
<chuckles> అవునవును. ఓకే. ఇలా కథలు చెప్పుకున్నేటోళ్ళా? అదే అంటే అలాంటి సమయంలో ఇలా కాంచన సినిమాలో అయినట్టు సడెన్‍గా మబ్బులు ఒచ్చేసి ఏమన్నా ఓహో!
ఆ! అవును. కాని అప్పుడు కాంచన రాలేదు. అంటే ఏదైనా శబ్దం అయితే గనక మాకు భయమేసేది. అయి ఆ ఎవరన్నా
అయ్యో! ఇలా భయపడ్డ సందర్భాలు ఉన్నాయా మళ్ళీ?
ఉన్నాయి. ఉన్నాయి. ఒకసారి ఇలానే హ్మ్. మేము దెయ్యాల కథల గురించి మాట్లాడుకుంటున్నాం. మాకిదొక అంటే దెయ్యాల కథలు చెప్పుకొని భయపడ్డం అనేది ఒక థ్రిల్ అనమాట అప్పట్లో. సో అలానే
ఆహా! అంటే ఎవరెక్కువగా జెప్తుండే మీ మిత్రుల్లో ఎవరైన్నన ఆ!
ఇంకొక ఫ్రెండ్ ఉండేవాడు. వాడేంటంటే చాలా కథలు జెప్తుండే వాడు ఊర్లో "అట్లైంది, ఇట్లైంది" అంటే వాడు వస్తేనే ఆరోజు మాకు కథలు అనేవి ఉండేవి. లేపోతే కథలనేవి ఉండేవి కాదు. అయ్యి ఆ! అయితే వాడు ఏం జేస్తాడన్నమాట ఒకరోజు కథ జెప్తూ ఉన్నాడు నిజంగానే. చెప్తూ ఉంటే హ్మ్. ఒక ఒక అతను నడుచుకుంటూ ఒస్తున్నాడు చీకట్లోనే పెద్దగుంది ఆకారం గూడా, అంటే ఒక 6 ఫీట్ ఉంటాడు. హ్మ్ నాట్టు తెలీదు. తెలీదు. మేమందరం పెళ్లే గదా! ఆ చీకట్లో అసలది ఇంకేంటంటే ఆహ్, అంటే దగ్గర దగ్గర ఎట్లాంటిదంటే, ఇప్పుడు అమావాస్య ఒస్తది గదా! అమావాస్యకు ముందు చీకటి ఎట్లా ఉంటుందో అంత, అంత డార్క్ చీకటి అనమాట. అంత డార్క్ చీకట్లో మాకు కాలోస్తుంది గానీ మనిషి ఎవరో తెలియట్లేదు. అతని దగ్గరికోస్తా ఉన్నాడు, దగ్గరికి ఒస్తున్నాడు. మేమేమో కదులుతామా, ఉరుకుదామా అని ఆలోచిస్తున్నాం.
<giggles> ఓకే. హ్మ్. ఆహా! మీరు హ్మ్. ఆయనెవరో మీకు దెల్వది. హ్మ్. ఇలా ఆహా! మరి ఆ! ఆ! అయ్యో! <chuckles> ఆ!
కదులుదామా ఉందమాని అలోచితుంటే అ అట్లనే కూర్చొని జూస్తూన్నాడు భయం భయంగా అంతా దగ్గరికి రావడం. అటనంటే చెప్పులు శబ్ధం ఇంకా దగ్గరకోస్తు ఉంటది గదా! ఆ చెప్పులు శబ్ధం రాళ్ళు ఉంటాయి కదా! హ్మ్. ఆ! గులకరాళ్ళు లాగా ఉంటాయి. అంటే మట్ గ్రౌండ్‍లో మట్టి ఎలా ఉంటుంది? కొంచెం గులకరాళ్ళతోని, కొంచెం సాఫ్ట్ మట్టితోనే ఉంటది.
ఓహ్! అదే. అదే. ఆ శబ్దమనేదిగా పెరుగుతూ వస్తుందనమాట మీ దగ్గర. అవునవును. ఇలా కొంచెం చెప్పులతో నడుస్తే అవి పలుగుతున్నట్టు చప్పుడలా వస్తది.
ఆ! అట్లా ఆ శబ్దమేంటంటే మళ్ళీ ఫాస్ట్‌గా ఒస్తున్నాడన్నమాట టప్ టప్ టప్ టప్ టప్ టప్ ఏసుకుంటూ ఒస్తుంటే ఆ భయమేసింది. భయమేసి అలానే కూర్చున్నా. కూర్చుంటే, దగ్గరకొచ్చిన దరవత "రేయ్! ఎవర్రా మీరాంత? ఇక్కడేందుకు కూర్చున్నారు?" అన్నాడన్నమాట. <giggles> అంటే ఇగ అందరూ ఉరుకుడే అనమాట ఎనక్కి తిరిగి జూడకుండా ఎవరి ఇంటి వాళ్ళు కోరుకోవడం జరిగింది. ఆరోజు మస్తు భయమేసింది. మళ్ళీ ఇంగ ఆ రోజు ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఎళ్లి కూర్చున్నానులే కానీ, అంతా మధ్యలో కూర్చోలే. ఈసారేంటంటే ఉరకడానికి ఈజీగా దగ్గర్లో కూర్చున్నాం అన్నమాట ఇంటికి దగ్గరలో. <laughs> సో అట్లాంటి కథలు. హ్మ్.
అమ్మో! మీకు భయమేసిందా? హ్మ్. <chuckles> అయ్యో! ఇంకా ఎవ్వ <giggles> ఆహా! అవునా! అయ్యో! <chuckles> అంటే ఇలాంటివి కొంచెం ఇలా భయంకరమైన కథలింటుంటే ఇలాంటివోతే ఏంటంటే, కొంచెం రాత్రి పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటది. హ్మ్.
హ్మ్. అవును. అసలు టాయిలెట్‍కి ఒక్కళ్ళే బోం గదా! ఖచ్చితంగా. అసలు టాయిలెట్ కూడా పోయే పరిస్థితి కాదు. ఎవరినో ఒకల్ని లేపి రావాలి తొందర రావాలి. ఆ? అదొక జాగారం. హ్మ్ మళ్ళీ, వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ జేసేవాడిని, అందరిని డిస్టర్బ్ జ నిద్ర ఆహ్ డిస్టర్బ్ చేసేవాడిని. హ్మ్.
అయ్యో! అలాద్ అదే. అదే. తోడు దీసుకెళ్తుండేనా మళ్ళీ? ఆహా! <giggles> ఆ! అంటే చిన్నగున్నప్పుడేంటంటే, ఇంట్లో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఇలా నానమ్మ, తాతయ్య ఎవరున్నా గూడా వాళ్ళు ఇలాంటి కథలు జెప్తారన్నమాట. "ఇలా చిన్నగున్నప్పుడు ఇట్లుంటుండే దెయ్యాలు" అవి ఇవి అని. మీకేమైనా చెప్పారా కథలు మళ్ళీ?
అయితే హ్మ్. హ్మ్. అవును. అవును. వాళ్ళేంటంటే ఆ! వాళ్ళు అలాంటి కథలే చెప్పేవాళ్ళు. ఏంటంటే ఆహ్, నన్ నేను ఊరికే బయటకి వెళ్తున్నాను అని జెప్పేసి, చింత చెట్టు మీద దెయ్యముంటది. దా రాత్రి రాత్రిపూట దాని వైపు చూడొద్దు అనేవాళ్ళు.
<laughs> అయ్యో!
అంటే చింద చెట్టు మీద దెయ్యం ఉంటది మళ్ళీ, అప్పట్లో ఏంటంటే చింత చెట్లు పాటు, వేప చెట్లు కూడా పెద్ద పెద్దగా ఉండేది. వేప చెట్లు కూడా ఏంటంటే వేప చెట్టు మీద దెయ్యం దిరుగుతా ఉంటది అని జెప్పేవాళ్ళు. వేపచెట్టు మీద రాత్రి అయితే దెయ్యం దిరుగుతది మీరు అటు సైడ్ చూడొద్దు. హ్మ్ అసలు ఆ చెట్టు గూడా వేప చెట్టేంటంటే, రాత్రి ఇంకా పొద్దున కంటే రాత్రి భయంకరంగా ఉంటది దాని ఆకారం. అన్ చీకటి చీకటిగా ఇట్లా వేలాడుతూ ఉంటాయి గదా! ఆకులు దాన్ని చూడగానే భయమేసేది ఇంగా. అంటే ఇంగ బయటికి ఎళ్ళకుండా కంట్రోల్ జేసుకొని కూర్చోవడం ఇవన్నీ గుర్తున్నాయి బాగా. ఆహ్, ఇంకా హ్మ్.
ఆహా! అవునా? మీరు ఇంకా నమ్మి అటు సైడ్ జూసేవాళ్ళు గాదా? ఆ! ఆ! ఆ! అయ్యో! ఆహా! ఏదైనా ఈ దెయ్యాల కథలే గాకుండా మీ నానమ్మ వాళ్ళు లేకపోతే తాతయ్య వాళ్ళు ఇలా మంచి కథలు గూడా చెప్పేవాళ్ళా?
హ్మ్. వాళ్ వాళ్ళు చెప్పారు మంచి మంచి కథలు గూడా చెప్పారు. కొన్ని కొన్నేంటంటే ఆహ్, ఎలా ఉండాలి? అంటే గుడ్ బాయ్‌లాగా ఎలా ఉండాలి? మోరల్ స్టోరీస్, మోరల్ స్టోరీస్. సో మోరల్ స్టోరీస్ అన్నీ మనం అప్పుడే వినడం, అప్పుడే మర్చిపోవడం అనమాట. బాగా జెప్పేవాళ్ళు గాని, కొన్ని కొన్ని మంచి మంచి ఉదాహరణలతోని గూడా, చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆహ్, నేను ఫస్ట్ వినకముందే ఆ కాకి స్టోరీ ఉంటది గదా! అంటేంటే కాకి వాటర్‍లో నీళ్లేసుకుంటూ వాటర్‍‍లో రాళ్ళేసుకుంటూ గూడా ఒచ్చేసి, లాస్ట్‌కి తెలివిగా నీళ్లు దాగుతది గదా! అలా తెలివిగుండాలి అని చెప్పేవాళ్ళన్నమాట. అంటే సమస్యచ్చినప్పుడు భయపడకుండా దాన్నెలా సాల్వ్ జేసుకోవాలి? అని ఆ కాకి స్టోరీ జెప్పడం. ఇంకా ఏడు చేపల కథలు ఉంటాయి గదా! చేప చేప ఎందుకు ఎండా లేదంటే, నా పక్కన చేప ఇలా అన్నది అంటే చీమ అనంటది. లాస్ట్ చిలస్ లాస్ట్‌కి అది చీమ చేయ "పుట్టలో వేలు పెడితే కుట్టనా!" అనంటది. అదంతా ఆ స్టోరీలన్నీ జెప్పేవాళ్ళు. బుక్స్‌లో ఉన్నాయి ఏంటంటే, వాళ్ళు నాకంటే ముందు చదివేసేవాళ్ళున్నారు బుక్స్ చదివేసి నాకే జెప్పడం ముందు క్లాస్‍ల కంటే ముందు. <giggles> అందులో వాళ్ళ వేరే వాళ్ళ వెర్షన్‍తో జెప్పేవాళ్ళు. ఇంకా నేను హ్మ్.
ఆ! అదే నీతి సారాంశంతో కూడిన కృత. ఆ! హ్మ్. ఆ! ఆ! ఆ! అవునవును. ఆహా! అవునవునవును. ఆ! అదే. అదే. ఆహా! ఓకే. ఆహా! ఆ! ఇలా మీరు బుక్స్ గురించి మాట్లాడారు గాబట్టి, అంటే ఈ స్కూల్స్‌లో ఉన్నప్పుడు గూడా చాలా మంచి కథలు ఉంటాయన్నమాట. ఆ కథలేమైనా గుర్తున్నాయా మీకు? ఇలా స్కూల్స్ పాట పాఠాల్లో ఉన్నాయి.
ఓకే. హ్మ్. అవును. అవును. కానీ ఆ కథలన్నీ గుర్తులేవు. అంటే నేను టెన్త్‌లో ఉన్నప్పుడేంటంటే, బారిస్టర్ పార్వతీశం అని ఒక లెస్సన్ ఉండేది. సో అతనేంటంటే హ్మ్ బా అంటే తను ఒక కుగు గ్రామంలో ఉంటాడు. కుగ్రామంలో ఉంటాడన్నమాట. సో అతనక్కడినుంచి స్టార్ట్ అయ్యి లండన్ ఎళ్లి, లండన్‍లో అతను ఏం జేయాలనుకుంటాడంటే ఆహ్, లాయర్ అవ్వాలనుకుంటాడు. బారిస్టర్ చదువు చదవాలి అనుకుంటాడన్నమాట. సో అతని జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట ఇంట్ అసలకి అసలకి ఏం దెలీదు. అసలు ట్రైన్ ఎట్లా ఎక్కాలి? ట్రైన్ టికెట్ ఎలా దీసుకోవాలి? ఎలా కూర్చోవాలి? అసలు ఎన్ ఆ మస్తు అనమాట. అతను అసను అతను అది 20 మార్క్స్‌కి ఉండేదది. ఆ బారిస్టర్ పార్వతీశం నాన్ డిటైల్ అని ఉండేది.
ఆ! హ్మ్. ఆహా! ఆ! అయ్యో! ఇట్లా కామెడీ ఉంటదా? <chuckles> ఆ! అయితే మీరు పేజీలు నింపేవాళ్ళ మళ్ళీ?
ఆ! అసలి ఎంత అసలు కథలు కథలు అనమాట. ఆ కథ గుర్తుబెట్టుకోవటం ఏమైందంటే గనక, మొత్తం రాసేవాళ్ళం. అది 10 మార్క్స్ అయినా మేము 20 మార్క్స్ ఆన్సర్ రాసి, ఓహ్! తెగ రాసేసామని. అంటే కథ కూడా చాలా బావుంటది. ఎలా ఉంటుందంటే, హ్మ్ అతనికి ట్రైన్ ఎలా ఎక్కాలో తెలీదు. అసలు ట్రైన్ టికెట్ తీసుకోవాలంటే, నేను పలానా స్టేషన్‍కేళ్ళాలి అని ట్రైన్ టికెట్ తీసుకోవాలని కూడా తెలీదన్నమాట. సో అతను నువ్వు ఎక్కడికేళ్లాలంటే ఆహ్ అసలు అసలు అమాయకత్వంకే అమాయకత్వం. "అసలు నువ్వు ఎక్కడికెళ్ళాలి బాబు" అంటే "నీకెందుకు నాకు టికెట్ ఇయ్యి" అంటాడన్నమాట. <chuckles> అది. మళ్ళీ ఇంకోసారేంటంటే ఆ! నిజమే. ఇంకోసారేంటంటే, "నీ టికెట్ చూపిచ్చు" అంటే "ఆ! నా టికెట్ నీకెందుకు జూపెట్టాలి" అంటడు టీసీతోని. అట్లా ఆర్గ్యూ జేస్తా ఉంటాడు. ఇంకా ట్రైన్‍‍లో గ అందరి కాళ్ళు తొక్కడం. మీద వడ్డం. మస్తు ఫన్నీ ఫన్నీగా అనమాట. ఆ తరువాత
<laughs> అవునా? <giggles> అలా అంటే హ్మ్. అయ్యో! అంటే చాలా అమాయకుడనమాట. ఆహా! అయ్యో! పాపం. అదే అతనికి కొంచెం దెలీదు గాబట్టి, ఇట్లా కామెడీ ఉంటదిగ. <laughs> అయ్యో! అదే ఆ! ఇంకేమన్నా గుర్తున్నాయా ఇలా స్కూల్ పాఠాల్లో జదివినయి?
హ్మ్. అయితే ఇంకొక స్టోరీ ఏంటంటే హ్మ్ మా, మా చిన్నప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఫిక్ జూసేవాళ్ళం.
ఆహా!
సో డబ్ల్యుడబ్ల్యు చూసి, అందులో మా స్కూలు‌లో ఊరికే, మాటలు అరేయ్! అండర్‌టేకరే చచ్చిపోయిండు రా! చచ్చిపోయి మళ్ళీ ఒచ్చాడు...
ఆ! <laughs> ఆ! ఆ!
ఆడికసలు చావే లేదురా! ఎన్ని సార్లు సమాధిలో పెట్టినా మళ్ళీ పైకోస్తున్నాడు చచ్చిపోట్లేదు. అంటే ముందు రోజేమో చూడడం. అండర్‌టేకర్‌ని చంపేసి అంటే పెట్టెలో పెట్టి తీసుకెళ్తారు.
ఆ! ఆ!
మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒచ్చేవరకి మళ్ళీ లేసొస్తాడు. ఆహ్, ఆ పెట్టని ప పగలగొట్టుకొని ఒస్తాడు.
అదే. అదే. ఇది ఇంక కథలు కథలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థియరీ జెప్తుండే.
అసలు అంటే అంటే సం అబ్బా! అబ్బా! అప్పుడే మొత్తం ఏం చెప్పేవాళ్ళంటే, అండర్‌టేకర్ ఇప్పటిదాకా 7 టైమ్స్ చచ్చిపోయి బయటికోచ్చిండు, అని స్టోరీ. <chuckles> ఆ!
<chuckles> అదే. అంటే అందరికీ అవగాహనుండకపోతుండే గదా, అది కల్పితమని చెప్పి.
లేదు. అసలి అంటే, ఇప్పట్లోలాగా మరేంటంటే, ఇది నిజమా, అబద్ధమా, అని చెప్పడానికి గూగుల్‌లో మరి అవన్నీ ఏం లేదు. జస్ట్ ఇంక పుకారు, ఇప్పుడు మా ఫ్రెండ్ గాని, అది జెప్తే గనక మేమందరం అదే నమ్మి, అదే పుకారుని నమ్మడం, అలాంటివి. ఇలాంటి స్టోరీస్ అన్నమాట ఇక చాలా. అంటే వాళ్ళు కొట్టుకునేది, వాళ్ళు నిజంగానే కొట్టుకున్నారు అనుకునేవాళ్ళం. కేజ్ ఫైట్ ఉండేది. ఆ కేజ్ ఫైటయితే ఇంక దాని గురించి ఎంత మాట్లాడుకునేవాళ్ళమో మేమైతే! ఆ కేజ్ ఫైట్‌లో ఎట్లా కొట్టిండు. <chuckles>
అయ్యో! ఆహా! ఆ! అదే. ఆ! ఆ! ఇలా కథలు కథలుగా జెప్పుకునేవాళ్ళా? ఒక్కొక్క పంచిలా ఉంటది. అలా ఉంటది. పాస్ట్ ఇలా ఉండే వాళ్ళదని జెప్పి.
నిజమే. నిజమే. అన్ ఆ! ఆ! అసలు ఎంత కామెడీ అంటే అంత కామెడీ. ఇంకోసారేంటంటే, మా ఫ్రెండు కథలు చే బాగా చెప్తాడన్నమాట. వాడెలా అంటే, మళ్ళి ప్రజెంటేషన్ ఇస్తా ఉంటాడు. పేపర్ మీద ఇంగో ఇది బాయి ఈ ఆహ్
<chuckles> ఓకే. అంటే ఏ ఫ్రెండ్? అదే అతనేనా ఇలా హారర్ స్టోరీస్ జెప్తారన్నారే?
ఆ! ఆ! హారర్ స్టోరీ గూడా చెప్పేది వాడే. వాడు ఫస్ట్ స్కూల్‌లో గూడా క్లాస్‌మేట్ సేమ్ అన్నమాట. అక్కడ ఇక్కడ 2 చోట్ల వాడే అన్నమాట. సో, వాడేంటంటే, బుక్‌లో "ఇంగో ఇది మా ఇల్లు రా" అని బో ఇ ఇంటి ఇంటి బొమ్మేసేవాడు. ఆ! మ్యాపేసి, "ఇంగో ఇక్కడ బావి ఉండేది. ఈ బావి దాటితే ముందుకు పోతే స్మశానం. ఇంగో ఇక్కడ స్మశానం దగ్గర స్టోరీ స్టార్ట్" అంటాడు. <laughs>
ఆహా! ఆ! ఆ! <laughs> ఇలా మొత్తం మ్యాపేసేసి అట్లా ఎక్స్‌ప్లేయిన్ జేస్తుండేనా? <chuckles> <giggles> ఆహా! అదే. అంటే ఇలాంటి వాళ్ళే ఇలా ఎగ్జామ్స్‌లో ఆన్సర్స్ రాయమన్నా గూడా, ఇలా కొన్ని కథలు చాలా బాగా అల్లుతారు. ఈ క్రమంలో మే మీరు ఎప్పుడైనా, మీరు సొంత సృష్టితో ఇలా కథలు కథలల్లి ఎక్సామ్‌లో రాసినారా?
హ్మ్. బా! అబ్బబ్బా! ఏమన్నా వాడు రాసాడా! ఆ! <chuckles> నిజమే. హ్మ్. హ్మ్. ఆ! అంట్ నేను అహా! అంటే ఎగ్జామ్స్‌లో మనం టాలెంటంతా బయటకు తీస్తాంగా. ఎప్పుడైనా ఆన్సర్ రాపోతే ఫస్ట్ లైన్ ఒక్కటి ఏదో అట్లా రాసేసి మిగతాదంతాదన్నమాట. సినిమా స్టోరీ అయితే సినిమా స్టోరీ. ఆ! లేకపోతే అసలు సందర్భం గానిది గూడా, అంటే దా క్వశ్చన్‌తో రిలేటెడ్ గాంది గూడా, మిగతా ఆన్సర్ ఏదో గుర్తొస్తే దాన్ని గూడా మధ్యలో రాసేవాడిని నేను. <chuckles>
<laughs> ఆహా! ఆ స్టోరీ ఏమన్నా గుర్తుందా మీకు? మీరు రాసిన స్టోరీ?
ఆ! అంటే నేను సిక్స్త్‌లోనే, సెవెంత్‌లోనే ఇలానే నాకసలు గుర్తులేదన్నమాట. ఆన్సర్ రావట్లేదు. ఒక వైపేమో టైమైపోతుంది. అసలు ఆహ్, నేను నేను కో నేను చదువుకునే క్వశ్చన్స్ ఏమో ఏం రాలేదు. అసలు కసలు కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంది క్వశ్చన్ పేపర్. సో, నేనేం చేశానంటే, హ్మ్. ఫస్టు దాని డెఫినిషన్ రాద్దాంలే ఫస్టని డెఫినిషన్ ఏదో రాయడానికి ట్రై జేసి, మిగతాదంతా ఏం జేశానంటే నేను చదువుకునే ముందు రోజు రాత్రి చదువుకున్నంతా రాసేశా. <chuckles> ఫుల్ పేజీ‌లు 3 పేజీలు నింపేసా దాన్నే. నింపే
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> అంటే మీ టీచరు జూసిందా మళ్ళీ?
చూసి దానికేంటంటే, హ్మ్. ఆహ్, మార్క్స్ ఏసింది మళ్ళీ. దానికేంటంటే, ఆహ్, 4 మార్క్సో, 5 మార్క్సో అది. మళ్ళీ ఏంది మొత్తం మ్యాటరుందని చెప్పేసి తాను చూడకుండా‌నే ఫస్ట్ ఒక డెఫినిషన్ ఒకటే చూసినట్టుంది. తర్వాత మిగతాది ఏం చూడలేదు. 5 మార్క్స్ ఏసేసింది ఇట్లా రైట్ కొట్టేసి 5 మార్క్స్. <chuckles>
అయ్యో! ఆ! <chuckles> అవు అయ్యో! అండ్ మీకు మార్కు‌లైతే మంచిగానే పడ్డాయి గదింక. అదే. అదే. అలానే
ఒచ్చాయి. ఒచ్చాయి. హ్మ్. అయితే మాక్ మాకింకా పిచ్చి స్టోరీ‌లేలా ఉండేయంటే, మా ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఏంటంటే, ఇంకా వాడు ఎక్స్‌ట్రీమ్ ఎళ్ళిపోయి ఒకసారి వాడి కథ చెప్తున్నాడు. "అరేయ్! నేను ఒకసారి బంగాళాఖాతంలో ఎళ్తున్నా." అంటే బంగాళాఖాతం స్ అది ఉంటది గదా! ఆహ్, ఓహ్, అది ఏంటి మన ఓషన్ బంగాళాఖాతం ఓషన్ ఉంటది గదా! "ఆ ఓషన్‌లో మేము బోట్‌లో ఎళ్ళిపోతుంటే, నేను కింద బడ్డా వాటర్‌లో. ఇంగా అక్కడి నుంచి మళ్ళీ మళ్ళీ భూమి ఒచ్చే, వొడ్డొచ్చే దాకా ఈత కొట్టుకుంటూనే వచ్చాను రా!" అని చెప్పిండు వాడు. <chuckles>
హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! <laughs> మీరు నమ్మినారా మళ్ళీ దాన్ని?
అసలు వాడినైతే ఎంత ట్రోల్ చేసామంటే, ఇంక అప్పటినుంచి వాడిని ఎప్పుడు గనపడ్డా ఇప్పుడు, ఇప్పుడు కనపడ్డా "అరేయ్! బంగాళా‌కతం‌లో ఈత కొట్టినవు. గుర్తుందారా నీకు?" అంటే వాడు నవ్వుతా ఉంటాడు. అసలు వాడు ఇంత ఫన్నీ‌గా జెప్పడం, ఆ స్టోరీస్ కథలు, కథలు నిజంగా అసలు ఆ ఫీల్
<chuckles> <laughs> అయ్యో! హ్మ్. హ్మ్. అయితే చిన్నగున్నప్పుడెక్కువగా అతనే జెప్పేవాళ్ళ మీకు కథలు? ఇలా ఫ్రెండ్స్‌లో గాని, కుటుంబంలో గాని?
ఆహ్, ఇతను ఏంటంటే, ఇతనింకొకతను. ఆహ్, ఇతనేమో ఇంకొకతను. ఈ బంగాళకతం స్టోరీ ఏమో ఇంకొకతను. అదేంటంటే, అతను సంబంధం లేకుండా ఏదో తను గొప్పగా జెప్దామని చెప్పిండు గాని బిస్కటయింది.
హ్మ్. అదే. అదే. అత్ అతనదతను కొంచెం గొప్పగా జెప్పుకోవాలని జెప్పి ఏదోకటి. ఆ!
ఆ! అవును. చెప్పుకుందాం అని చెప్పిండు కానీ అతనిదంతా బిస్కెటయింది. వీడు జెప్పినవి కొన్ని బాగా గుర్తున్నాయి. మాకిట్లాంటి దెయ్యాల స్టోరీసు ఇంకా, ఇంకా మేం చూసిన మూవీస్ దెయ్యాం
ఆ! ఆ! అ ఇలా పడుకునేటప్పుడు గూడా చిన్నగున్నప్పుడు, ఆ! అమ్మ లేకపోతే నాన్న ఏంటంటే, నిద్ర పోకపోతే ఏదో కథ చెప్పి పనుకోబెడతారు. ఇట్లా ఏమన్నా కథలు గుర్తున్నాయా మీరు పడుకునే సమయంలో?
హ్మ్. ఓకే. హ్మ్. అవునవును. ఆ! చెప్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అంటే, వాళ్ళ లైఫ్ స్టోరీస్ అన్నీ జెప్పేవాళ్ళు. వాళ్ళు ఎలా మరి చేసినాం, అప్పుడు వాళ్లేం చేసినయి, అది ఆహ్, వాళ్ళేలా చదువుకున్నారు, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఎంతుండేది మరి. ఆహ్, మరి వాళ్ళకి టిఫినెముండేది, బ్రేక్‌ఫాస్ట్ ఏముండేది, అవన్నీ చెప్పేవాళ్ళు చిన్నప్పుడు.
హ్మ్. అదే. ఇంకా అవ్వే కథలు కథలుగా చెప్పేటోళ్ళు.
అవే కథలు కథ జెప్పేసి చెప్పేవాళ్ళు నాకైతే మొత్తం.
ఇంకా మీరు ఈ బుక్స్ చదువుతుండేనా అండి? చందమామ లేకపోతే ఆదివారం మ్యాగ్‌జీన్‌లో కూడా ఒస్తుండే.
హ్మ్. ఆ! ఇవి చందమామ ఈ బుక్స్ అన్ని చదువుతుండే అండి. నిజమే మీరు గుర్తు జేశారు. చందమామ కథలు గాని, ఆ స్పైడర్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్‌ది గూడా ఇవన్నీ కామిక్స్ అన్నీ చదివేటివాన్ని చిన్నప్పుడు.
ఆ! హ్మ్. హ్మ్. ఓహో! అదే. చాలా బా జెప్పారు అసలు. మీరు చిన్నగున్నప్పుడు విన్న కథలు, మిమ్మల్ని ఎట్లా ఎగ్జైట్ చేస్తుం‌డేనో అసలు మిమ్మనేట్లా ఆటబట్టించారో కొంతమంది మీ మిత్రులు, చాలా బా జెప్పారండి. ధన్యవాదాలు.
నేను గూడా అండి. నా చిన్నప్పటి కథలు మీతో పంచుకున్నాననుకుంటున్నాను. మీతో మాట్లాడటం బాగుంది. ధన్యవాదాలు.